హ్మ్, ఈ మధ్య కాలంలో అన్నీ కూడా మనం తినేవి అన్నీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, మన ఆహార పద్ధతులని మనం మార్చుకోవాలి అని చెప్పి, చాలా మంది డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనల్ని సూచిస్తూ ఉంటారు కదా! అలాగే మీరు మీ ఆహారంలో మీరు ఎటు ఐ మీన్ ఎలాగా ఏ విధముగా మీరు వాటిని, ఆహ్, మీరు అలమర్చుకొని మీ బడ్జెట్‌లో మీకున్న బడ్జెట్‌లో మీరు ఎట్లాగా ఆరోగ్యకరమైన ఆహారం ఎట్లా తింటున్నారు? ఏం తింటున్నారు? అని మీరు మాకు కొంచెం వివరించగలరా?
అవును అండి. తప్పకుండా అండి. అంటే ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి మేము ఆల్మోస్ట్ తినేది అదే చెప్పొచ్చు అంటే ఆహ్, వారానికి ఒకరోజైతే చీట్ డే ఉంటుంది మాకు. ఈ డైట్ ఎలా అంటే నా పెళ్ళైనప్పటి నుంచి అంటే నా పెళ్లయింది ఇప్పుడు 9 అయింది 9 ఇయర్స్ అయింది. నా పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మా హస్బెండ్ ఏంటంటే ఫుల్ డైట్. ఆహ్, మా మ్యారేజ్ అయ్యేటప్పటికి అంటే 7 ఇయర్స్ అంటే అప్పటికే 7 ఇయర్స్ ముందు నుంచి తాను రైస్ అనేది కంప్లీట్‌గా ఆపేశాడు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! ఓకే. ఓహ్! ఓకె. అయితే, మీ ఇంట్లో మరి రైస్ తినరా అండి అయితే?
అసలా ఇంకా అంటే మిగతా వాళ్ళందరూ తింటారు యక్చువల్లీ. బట్ తనొక్కడే తినడు. కానీ అప్పటిదాకా తనకి వండిపెట్టడానికి ఎవరు లేరు. ఇ నేను ఒకదాన్ని వచ్చేశాను కాబట్టి ఇప్పుడు అక్కడ్నించి ట్రయల్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా స్టార్ట్ అయిందనుకోవచ్చు నా లైఫు. అ ఆరోగ్యకరంగా ఎలా వండాలి అని.
ఓకె. ఓహ్! <laughs> ఓకె. ఓకె. ఓకె. మీరు, మీ హస్బెండ్‌కి ఈ 9 ఇయర్స్ నుంచి ఇటువంటి ఆహారాన్ని ఆరోగ్యకరంగా ఎలా వండిపెడుతున్నారో కొంచెం మాక్కుడా వివరించండి.
సో, హ్మ్. యాహ్! అది తప్పకుండా అండి. అంటే దాంతో పాటు నేను గూడా అలాగే మారిపోతున్నాను మెల్లి మెల్లిగా, అంటే ఆల్మోస్ట్ మారిపోయాను. ఆహ్, అది ఎలా స్టార్ట్ చేస్తారంటే తను తను ఎలా తింటారంటే ఎక్కువ 1-5 అండి తినేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఐడియా ఉందా మీకు?
ఓకె. ఆ! అవునండి అవును.
హ్మ్. 1-5 బట్, నేను 1-5 కాదు. ఆ! నేను అంత స్ట్రిక్ట్ కాదు. బట్, నేనేంటంటే టైమింగ్స్ బాగా ఫాలో అవుతాను. అంటే నా నా దృష్టిలో ఏంటంటే టైం ఫాలో అవ్వాలి. సో, అదే హెల్తీగా ఫస్ట్ ఫస్ట్ ఇనీషియేషన్ అనుకుంటా నేనైతే. ఎలా అంటే
ఓకె. <giggles> ఓకె. అవునండి. అదైతే ఖచ్చితంగా మనము ఏం తిన్నా కూడా, టైంకే తినేసేయ్యలి అని చెప్పి పెద్దవాళ్ళందరూ అంటారు. పూర్వకాలంలో, మనకి పొద్దున్నే చద్దన్నం అని చెప్పేసి తినేసేవాళ్ళు కదా. అలాగే ఆ తర్వాత మళ్ళీ పొద్దున్నుంచి కూడా ఏం తినేవాళ్ళు కాదు గాని, మళ్ళీ సాయంకాలం 5, 6 కేగా వాళ్ళకి డిన్నర్ కూడా అయిపోయేదంట. మా అమ్మమ్మగారు చెప్తూ ఉంటారు. <giggles>
హ్మ్. అవును. అవునవును, అవును నిజంగా. హ్మ్. ఆ! సేమ్ అదే టైం అనుకోవచ్చు ఇప్పుడు నాది కూడా. కాకపోతే నేనేంటంటే మార్నింగ్, అంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయనండి. ఎందుకంటే, మా హస్బెండ్ కూడా 1-5 కదా సో, ఇంక నేనైతే బ్రేక్‌ఫాస్ట్ పర్టిక్యులర్‌గా ఏం చేయను. బాబుకు మట్టుకి ఆహ్, ఏదన్నా చేస్తాను స్కూల్‌కెళ్ళిపోతాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్ సో, అది గుడా బ్రేక్‌ఫాస్ట్ ఇన్ కేస్ హెల్తీ ఆప్షన్స్ అంటే ఎలా ఉంటదంటే మా ఇంట్లో, ఆహ్, ఓట్స్ ఇలా ఉండి ప్లస్ ఏంటంటే, ఇప్పుడు బాబు ఏమన్న ప్యాన్ కేక్స్ అడిగాడనుకోండి మనకి కొక్కో పౌడర్ ఉంటది కదా!
ఓకె. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్ హ్మ్. అవును.
ఆ కోకో పౌడర్ ప్లస్ జొన్నల్ జొన్నలు మనము మి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుంటాం గదా! మిల్లు బట్టిస్తాం. హ్మ్. జొన్నపిండి, అది, బెల్లం వేసి దాంతో పాన్ కేక్స్ అనమాట. లేకపోతే మీ వాఫల్ మేకర్ గూడా ఉంది ఇంట్లో. ఆహ్, దాంట్లోనే అంటే వెరైటీగా వాఫిల్స్ ఏయడం పెద్ద పెద్ద వాఫిల్సు. ఇట్లా ఉన్న వాటిలోనే హెల్తీ ఆప్షన్స్ వెతుక్కుంటామనమాట. మేమేంటంటే
పా ఆహ్, జొన్నపిండి. ఆ! ఓకే. ఓహ్! ఓకే, ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? ఇట్లాగా జొన్నపిండి తోటి వాఫిల్స్ తిన్నారా? ఐ మీన్ ట్రై చేయడం అంటే తిన్నారా? ఎట్లా ఉంటది టేస్ట్?
ఆయ్ తిన్నాను. <chuckles> యాక్చువలీ బానే ఉంటాయండి. నాట్ బాడ్ అని చెప్పొచ్చు. ఆహ్, <chuckles> అంటే మనం కంప్లీట్‌గా బయట తిన్న వాఫిల్‌ని ఊహించుకొని తింటే అయితే బాగోదు. బట్టు ఓకే. అంటే పిల్ల అంటే బాబుకి ఇంకా అంత బయట ఫుడ్ అలవాటు లేదు ప్రస్తుతానికి. సో మేము ఇంట్లోనే కొంచెం ఇట్లాగే చేస్తూ ఉంటాం కాబట్టి, ఇంట్లోనే తింటాడు. వాడు ఇప్పటికి బయట ఫుడ్ ఈ పిజ్జా, బర్గర్స్ అసలు మనం తెచ్చిచ్చినా తినడు.
<laughs> ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! ఓకె. చాలా మంచిదండి. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి, ఈ కెఎఫ్‌సి అని పిజ్జా, బర్గర్‌లని చెప్పి చాలా అన్‌హేల్తీ యాక్చువల్లి ఈ ఫుడ్ అంతా కూడా.
ఇ హుహు. లేదు, లేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇంట్లోనే చె పొటాటోస్ చాప్ చేసేసి, ఎయిర్ ఫ్రైయర్‍లో యేసేస్తాం అనమాట మేము. కొంచెం వేడి నీళ్లలో అట్లా పెట్టి. తర్వాత, ఎయిర్ ఫ్రైయర్‌లో యేసేస్తాము. అ మా ఇంట్లో వంటకు సంబంధించి ప్రతి వస్తువు ఉందని చెప్పొచ్చండి. మెయిన్‍గా మా మా ఎయిర్ ఫ్రయరు ఆహ్, ఓవెన్, వాఫల్ మేకర్, కాఫీ మెషిన్ ఇట్లాంటివి. తను ఎక్కువగా ఫుడ్డీ. యాక్చువల్లి చెప్పాలంటే, ఫుడ్డీ. కానీ, కంట్రోల్ చేసుకుంటాడన్నమాట. బాగా హెల్తీ‌గా తినాలి అని. ఆహ్, ఇలా బ్రేక్‌ఫాస్ట్ ఇలా ఉంటుంది. ప్లస్ ఏంటంటే, మా దోస పిండి కూడా జొన్నలతోనే అనమాట.
ఆ! ఓకె. ఓకె. హ్మ్, హ్మ్. అవునా? ఓకె. <chuckles> ఓకె. హ్మ్. ఓకె. ఓకె, ఓకె. ఓహ్! అబ్బో!
రైస్‌తో కాదు. ఆహ్, ఐదర్ జొన్నలు, లేకపోతే కొర్రలు, లేకపోతే కిన్వా.
ఓకె. హ్మ్.
ఇట్ల.
హుహు. ఓకె. అండ్ మరి ఇప్పుడు లంచు, డిన్నర్ ఎట్లా అండి? మీరు రైస్ తిన తినరు అంటున్నారు కదా మీ హస్బండు. సొ, రైస్ బదులు ఏం తింటూ ఉంటారు ఆయన?
ఆ హుహు. హ్మ్. హ్మ్. రైస్ బదులు ఇందాక నేను చెప్పా కదా. కిన్వా ఇది అని. అది కూడా ఎలా అంటే, 10 గ్రామ్స్ అంటే, మెజరింగ్ కప్ ఉంటుంది మనకి. దాంట్లో ఏంటంటే, 10 గ్రామ్స్ బ్రౌన్ రైస్, 10 గ్రామ్స్ కిన్వా, 10 గ్రామ్స్ రాజిగిరా సీడ్స్, 10 గ్రామ్స్ మిల్లెట్స్, 10 గ్రామ్స్ రెడ్ రైస్.
హ్మ్. ఓకె. హ్మ్. అబ్బో! ఆ! వావ్! ఓకె. ఓకె. మరి దాంట్లో కర్రీ చేస్తారా మీరు? లేదంటే, అలాగే తినేస్తారా?
సొ, వింతగా ఉన్న, విచిత్రంగా ఉన్న ఇదే అన్నమాట ఫుడ్డు. సో, ఇదంతా కలిపి లేదు, లేదు. కర్రీ ఇంక మనం ఏది చేసుకుంటే, అదే యాక్చువల్లీ. బట్, ఇందులో కూడా ఏంటంటే ఆహ్, పప్పు తినడు. పప్పు ఎందుకంటే, తనకి ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. ఆహ్, ఈ ఉన్న వంటలు అంటే ఉన్న కూరగాయలనే ఎలా చేయాలో ఆలోచించుకొని <giggles> చించుకొని నేనైతే రోజు ఇవాళ ఏం వండాలి, ఇవాళ ఏం ఒండాలి, ఇవాళ ఏం ఒండాలి, ఇలాగే.
ఓకె. <giggles> ఓహ్! ఓహ్! ఓకె, ఓకె. <chuckles> అదే.
కాలీఫ్లవర్, బ్రోకలి, క్యాబేజ్ ఇట్లాంటివి తింటాడన్నమాట. దాంట్లోనే మళ్ళీ వెరైటీస్ ఆహ్, అంటే రోజు ఒకలాగా బాగోదు కదా మళ్ళీ.
ఓకె. అదేలెండి. అవును.
ఒ ఆ! ఒకసారేమో వెల్లుల్లి కారంతోని, ఒకసారి శనగపప్పు, పల్లీలు, ధనియాలు ఇవి వేయించి అట్ల కారం గాని అట్లా. కొంచెం అలా వెరైటీ చేస్తాను. బట్, బాబుకి ఇట్లా ఇప్పటినుంచే అయితే మేము ఏమి అలవాటు చేయట్లేదు. సొ, వాడికై పప్పు ఉండాలి కంపల్సరీ. పప్పుతో పాటు ఏదో ఒక ఫా ఫ్రై అనమాట.
ఆహా! హ్మ్, హ్మ్. ఓకె. ఆహాహా! ఆ! అదే, అదే. ఇప్పుడు అలాగే ఫ్రూట్స్, పండ్లు కూడా తింటారా అండి? ఎందుకంటే సమతుల్యంగా ఉండాలి కదా మనం తీసుకునే ఆహారం అనేది. సో మీరు ఇప్పుడు చెప్పిన పదార్థాలు అన్నిటిలో కూడా మనకి ఏమి ఎక్ అన్ని మీరు తినే వాటిల్లో అన్ని వస్తాయా అండి. ఫైబరు, కార్బోహైడ్రేట్ ఆహ్, ఇంకా న్యూట్రియెంట్స్, మైక్రో అండ్ మాక్రో న్యూట్రియెంట్స్ ఇలాగ అన్ని కూడా వస్తాయా మీరు?
తి <clears throat> తినే హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఫైబర్. అవును. హ్మ్. ఆ! వస్తాయండి అంటే కార్ కార్బ్స్ అయితే తక్కువేనని చెప్పొచ్చు. ఎక్కువేంటంటే ఫైబర్ కంటెంట్ ఉన్నయే తీసుకుంటారండి. అంటే ఈ కిన్వా మనకి మిల్లెట్స్ ఎక్కువ ఫైబర్ కంటెంట్‌వి కదా. ప్లస్ ఇందాక మీరు ఫ్రూట్స్ అన్నట్టు పొటాషియం కూడా వస్తుంది కాబట్టి మనకి. ఫ్రూట్స్ ఆహ్, ఎక్కువ అంటే బాబు ఇష్టపడతాడండి. ఫ్రూట్స్ ఎట్లా అంటే మనకి స్ట్రాబెర్రీ, కివి, ఆరెంజెస్ ఎక్కువ పుల్లగా ఉన్నయి నచ్చుతాయి వాడికి. స్వీట్‍గా ఉన్నయి అంత నచ్చవు.
ఓకే. హ్మ్, హ్మ్. ఓకె. ఓహ్! ఓకె. హ్మ్, హ్మ్.
ఆపిల్స్, బనాన. ఫ్రూట్స్‌కి నేను కొంచెం అలవాటు చేసుకున్నాను మా బాబుకి ఫ్రూట్స్. ఎందుకంటే నేనెక్కువ ఫ్రూట్స్ తినను. కనీసం వాడన్నా తినాలి అన్నట్టు. ఆ! మా హస్బెండ్ వచ్చేసరికి ఫ్రూట్స్ తినడు. జ్యూసెస్ తాగుతాడు మళ్ళీ. ఫ్రూట్స్ తినడు.
<chuckles> ఓకె. హ్మ్, హ్మ్. ఓకె, ఓకె. ఓకె అండి. హ్మ్, అలాగే ఇప్పుడు మీ ఆహ్, పొద్దున్నే బాబుని మీరు స్కూల్‌కి పంపిస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీరు బాబుకి ఎటువంటి ఆహారం పెడుతూ ఉంటారు? ఇప్పుడు మీరన్నారు కదా జొన్న పిండి తోటి మేము వాఫిల్స్ అట్లాగా చేసుకుంటామని. కానవన్నీ ట కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! అలాంటప్పుడు మీరు ఎటువంటి టిఫిన్స్‌ గాని, స్నాక్స్‌ గాని లేదంటే లంచ్‌ గాని ప్రిపేర్ చేస్తూ ఉంటారు బాబుకి? త్వర త్వరగా అయిపోవడానికి ఆరోగ్యకరంగా.
జ్యూసెస్ తాగుతారు. అవును. హ్మ్. అవునవును. అవును. హ్మ్. యాక్చువల్లీ తన్ అవునవును. యా అవును. యాక్చువలి తనకి లంచ్ స్కూల్‌లోనే ఉంటుంది ఆహ్, మనకి. అంటే మనకింకా ఆప్షన్ లేదు కంపల్సరీ అనమాట అది. సో ఏంటంటే ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్. బాబు ఏంటంటే ఫస్ట్ నట్స్ అయితే తినేస్ మార్నింగ్ అయితే మా రొటీన్ ముగ్గురు రొటీన్ స్టార్ట్ అయ్యేదేంటంటే, నైటే మేము జీలకర్ర, వాము, మెంతులు, దాల్చిన చెక్క, ధనియాలు వాటర్‌లో నానబెట్టేస్తాను. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే అవి వడకట్టుకొని గోరువెచ్చగా తాగుతాం. బాబు కూడా తాగుతాడు.
ఓహ్! ఓకె. ఓకె. ఓకే. ఓకే. ఆహా! మరగబెట్టేసి వాటిని వడకట్టేస్తారా?
ఆ! తాగి ఆహ్, అంతే ఎక్కువ మరగబెట్టొద్దు. జస్ట్ గోరువెచ్చగా అంతే. మనం వేడినీళ్లు తాగుతాం చూడు వామ్ వాటర్ తాగుతాం చూడండి మార్నింగ్. సేమ్ ఆ టైప్‌లోనే తాగిన తర్వాత ఏంటంటే బాబు ఆహ్, పాలు తాగుతాడు నట్స్ ఎట్లా అంటే 2 బాదాము, 2 వాల్నట్స్, 2 అంజీర్, 2 డేట్స్, పిస్తా వాడికి ఇష్టమైన అన్ని.
ఓకే. ఆహాహా! అవునండి. ఆ! ఆ! అవునవును. ఓకే. హ్మ్. ఓకే.
ఇవైతే తిని ఇవి ఇంక ఇవన్నీ ఉంటే వాడికి టిఫిన్ అంతా వెళ్ళదు కదా! అయితే ఒక దోస లేకపోతే పా‌న్‌కే‌క్ అంటే నేను ఆల్రెడీ ఆ మిక్స్ నైట్ కలుపుకొని ఉంటాను అన్నమాట. అది ఎక్కువ సేపు పట్టదు మనకి. అవును టూ మినిట్స్ లేకపోతే ఆమ్లెట్ ఆహ్, ఎక్కువ ఇడ్లీ, దోస, ఉప్మా కూడా బొంబాయి రవ్వది తొందరగానే అయిపోతుంది.
అవును. అదేలే ముందే ప్రిప్లాన్ చేసుకుంటారు మీరు. <sniffs> హ్మ్. ఓకే. <sniffs> హ్మ్. ఓకే.
ఆహ్, అది. మాక్సిమమ్ టిఫిన్స్ ఇవి మీరన్నట్టు స్నాక్ అంటే నేను స్నాక్ అంటే బాబు నేను ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చామనమాట. ఎలా అంటే త్రీ డేస్ నా చాయిస్ రిమైనింగ్ టూ డేస్ వాడి చాయిస్.
<chuckles> ఓకే. ఓకే. ఓహ్, వావ్! ఆహ్ మంచి అండర్‌స్టాండింగ్ అండి. కానీ మా పాప అలా కాదు. మొత్తం ఫైవ్ డేస్ మా పాప అండర్‌స్టాండింగే నా అండర్‌స్టాండింగ్ ఏమి ఉండదు.
<chuckles> ఈ త్రిడేస్ ఏమో <chuckles> మీ మీరు కూడా ట్రై చేయండి. ఈ ట్రిక్ వర్క్ఔట్ అవుద్ది.
<giggles> ఓకే.
త్రీ డేస్ నేను ఫ్రూట్స్ పెడితే తింటాడు. టూ డేస్ వాడు ఏదైనా ఇట్లా మక్కన అడుగుతాడు. ఇంకా సమ్ ఏదన్నా ఒకసారి చిప్స్ అడుగుతాడు. అట్లా టూ డేస్ వాడి ఛాయస్ అన్నమాట.
ఓకే. హ్మ్. మాకైతే బయట ఫుడ్ చిప్స్ లాంటివి, అస్సలు అలౌ లేదండి, స్కూల్‌కి. కాకపోతే ఏంటంటే, హెల్తీ ఫుడ్ అంటారు. నేను ఇంక ఎక్కువ ఆహ్, ఏమంటారు పిస్తాను, జీడిపప్పు అట్లాగా పెట్టేస్తూ ఉంటాను. లేదంటే, ఫ్రూట్స్ పెడతానన్నమాట. ఒకవేళ, బై మిస్టేక్ టిఫిన్ గనుక, తను తినలేకపోతే గనుక, అప్పుడు నేను టిఫిన్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను, స్నాక్స్ బదులు. ఇంకా అది తినేస్తుందన్నమాట.
హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. అవునవును. ఓకే, ఓకే. హ్మ్. ఆ! అవును. ఇంకా అంతే <giggles> టిఫిన్ తినకపోతే మనం ఇంకా, మనకి అదొక ఇన్నర్ ఫీలింగ్ ఉంటది కదా! ఏం తినలేదు, <giggles> ఏం తినలేదు అని.
ఆ! అవునవును. సో, అందుకని చెప్పి నేను అట్లా ప్లాన్ చేస్తాను. ఓకే అండి, మీరు చెప్పిందంతా కూడా బావుంది. కాకపోతే మీరు ముందుగా చెప్పారు కదా! టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో, మీరు నాకు కొంచెం, మీరు బ్రేక్ఫాస్ట్ ఏ టైమ్‌కి చేస్తారు, లంచ్ ఏ టైమ్‌కి చేస్తారు, డిన్నర్ ఏ టైమ్‌కి చేస్తారు? ఇట్లా కొంచెం నాకు చెప్పగలరా?
హ్మ్. అవునవును అండి. అవును. <giggles> యాక్చువల్లీ యాహ్! యాహ్! షూర్ అండి. ఆహ్, యాక్చువల్లీ ఏంటంటే, నేను బ్రేక్ఫాస్ట్ అంతా, అంటే చెయ్యను. ఓన్లీ బాబుకి మట్టుకే చేస్తాను, హస్బెండ్ కూడా తినడు. మాతో మా నానమ్మ ఉంటారు. సో, నానమ్మకి, బాబుకి అయితే చేస్తాను. నేనైతే 8కి వర్కౌట్స్ చేసుకుంటాను. ఆహ్, అంటే బాబుని స్కూల్ నుంచి ఆహ్, స్కూల్‍కి దింపేసి నేను వచ్చేస్తాను, 8 కల్లా. వచ్చాక నేను ఆహ్, స్ట్రెంథెనింగ్ ఎక్ససైజెస్ అవి చేసుకుంటాను. చేసుకున్న తర్వాత, ఆహ్, నాకు పర్టిక్యులర్‌గా ఇది తినాలని కాదు కానీ, ఏదన్నా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ తినేస్తాను, లేకపోతే నట్స్ ఉంటే నట్స్ తినేస్తాను అంతే ఇంకా. నేను మాక్సిమం ఏం తినను. లెవెన్ థర్టీ కల్లా లంచ్ అయిపోతుంది నాది.
ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఆహా! ఆహా! ఓకే. 11:30కి? వావ్! <chuckles> ఓకే.
హ్మ్. 11:30-12, ఎప్పుడన్నా లేట్ అయితే.
ఓకే. ఓకే. హ్మ్.
సో, ఈ టైమ్‌లో అయితే లంచ్ అయిపోతుంది. మళ్ళీ
మరి అలాంటప్పుడు ఈవెనింగ్ టైమ్ తొందరగా ఆకలేసేస్తుంది కదా స్నాక్స్ ఏమన్నా తింటారా?
ఆహ్, ఈవినింగు 6:30 కల్లా మళ్ళీ ఆహ్, డిన్నర్ తినేస్తాను. మద్ ఆ! స్నాక్స్ అంటే మజ్యలో అంటే ఏదో ఒకటి తింటానండి. మరి అసలు కంప్లీట్‌గా తినకుండా అయితే ఉండను. <chuckles> అంటే
సిక్స్ థర్టీ అండి. వామ్మో! <chuckles> ఓకే. ఓకే. 6:30 అంటే, టూ ఎర్లీ కదా అండి. మీరు సిక్స్ థర్టీకే, ఓకే. <chuckles> అంతే
ఆ! అలవాటు అయిపోయింది యాక్చువల్లి. ఇంకా ఆకలెయ్యదు. అంటే నాకు ఫస్ట్ నుంచి నేను అంత తినే పికీ ఈటర్ అంటారు చూసారా ఆ టైపు. కాకపోతే, కొంచెం ఇప్పుడు తింటున్నాను యాక్చువల్లి. డెలివరీ అయ్యి బాబు పుట్టాక కొంచెం ఆకలేస్తుంది తింటున్నాను. బట్ దానివల్ల నాకు కాంప్లికేషన్స్ గూడా వచ్చినయి నేను తిండి తినక నాకు డెలివరీ టైమ్‌లో.
హ్మ్, ఓకే. ఓకే. అవునా! ఓకే. ఓకే.
సో, మె నా ఇంతే అండి, టైమింగ్స్ అయితే ఇంతే. ఆహ్, మీరన్నట్టు మధ్యలో అయితే ఆ నానమ్మకి టీ పెడతాను. అప్పుడు నేన్ నేను కూడా టీ తాగుతాను 4:00
అమ్మో! ఓకే. ఓకే.
ఆ! సో, ఇంకా ఏమి తినను. మీన్ వైల్ మధ్యలో ఎప్పుడైనా ఆకలేస్తే ఆ నోరు ఆడిస్తా. చెక్కలో, జంతికలో ఇట్లాంటివి ఉంటాయనమాట. మా బాబుకి ఇష్టం అవి అంటే జంతికలు, చెక్కలు
<chuckles> ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు స్నాక్స్‌లో కూడా పాలకూర చెక్కలు అని చెప్పి బీట్రూట్ చెక్కలు అని చెప్పి వస్తున్నాయి కదా! అలాంటివి మీరు ఏమైనా ప్రిఫర్ చేస్తారా మీ బాబుకి గాని, లేదంటే ఇంట్లో తయారు చేయడం గాని అట్లా ఏమన్నా చేస్తారా?
అవునవును. ఆహ్, ఇప్పటి వరకు నార్మల్ బియ్యం పిండియే చేశాను. అలాంటి ఎప్పుడు లే, ఆ పాలకూర బీట్రూట్ ఇడ్లీలే ట్రై చేశాను ప్రస్తుతానికైతే. ఇడ్లీలు, దోసలు ఆహ్, పాలకూర, బీట్రూటు, క్యారెట్ ఇవి ఉన్నాయి గదా! ఆహ్, మళ్ళీ రాగి రాగి దాంతో సూపు.
ఓకే, ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. ఓహో!
ఆ! రాగి జావ తాగడు. జస్ట్ సూప్‌లాగా బట్ చెక్కలెప్పుడు అట్లా ట్రై చేయలేదండి నేను. జస్ట్ బియ్యం పిండితోనే.
ఓహ్! ఓకే. ఓకే. ప్లెయిన్ చెక్కలే చేస్తూ ఉంటారు ఎక్కువ.
ఆ! ప్లెయినే ఎక్కువ అంటే త వాడు అంత కలర్స్ ఏమో మరి ఇడ్లీలడుగుతాడు గానీ, కలర్ ఇడ్లీ కావాలి కలర్ ఇడ్లీ కావాలనడుగుతాడు.
<giggles> అదే మే బి తనకు కూడా తెలియదనుకుంట. చెక్కలు కూడా ఇటువంటి రకాలు కలర్‌లుంటాయని <chuckles> చెప్పి. తెలిస్తే మట్టుకు అడుగుతాడేమో.
ఆ! అంటే మేము ఎప్పుడూ ఆహ్, ఈ డైట్ ఫాలో అయ్యేసరికి నాకు అయిపోతుందీ. అంత అవి కూడా మీన్ వైల్ మధ్యలో కూరగాయలతో ప స్నాక్స్ కూడా చేస్తాననమాట. సొరకాయతో కట్లెట్స్ ఆహ్, టిక్కీస్ ఇట్లాంటి బీరకాయతో.
<chuckles> అదే. ఓహ్! అవునా! ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. ఓకే.
అలా వెళ్తుంది ప్రస్తుతానికి <chuckles> ఆరోగ్యకరంగా.
<giggles> ఓకే అండి. చాలా చక్కగా చెప్పారు. మీరు ఆరోగ్యకరంగా ఎలా తింటున్నారు? అండ్ ఏ టైమ్‌కి తినాలి? ఏంటి? ఆహ్, ఎలా తినాలి? అని కూడా ప్రతీది కూడా చాలా చక్కగా చెప్పారు మీరు. ఆహ్, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.